అంటే ఆ చిన్న చిన్న ప్రశంసలు మీరు అద్ ఆహ్, చిత్రలేఖనం మా చ అదే దాన్ని ఛాయాగ్రహణం రంగంలోకి వెళ్ళటానికి ప్రెరేపించుంటాయి బహుశా. ఆహ్, హ్మ్. ఇంతమంది పొగుడుతున్నారంటే నేనేదైనా సాధించగలను అనే ఉద్దేశ్యంతో మీరందులోకెళ్ళుంటారు బ నేననుకోవడం అలా అంతేనంటారా?
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. ఆహ్, దాని తర్వాత కూడా అంటే ఎక్కువగా నేను ఆహ్, ఏమంటారు అది డబ్బు కోసం జేసిన పనిలాగా గాకుండా, నా మనసుకు కొంచెం ఇది ఇస్తుండే అది ఆహ్, కొంచెం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న సమయంలో గూడా ఎక్కడికన్నా నా బైక్ మీద ఎళ్ళేసి ఒక్క మంచి ఒక గ్రీనరీ ప్లేస్ ఉన్నప్పుడు గానీ, అలాగా ఫోటోలు తీస్తుండేవాడిని ఎక్కువగా.
హ్మ్. ఆ! హ్మ్. హుహు. ఆ! ఎలా అంటే మానసిక సంతృప్తి కూడా ఎక్కువుంది, దీంట్లో మీరు ఉపాధి అవకాశాలే కాకుండా ఆహ్, హ్మ్. ఆ భుక్తి, దాని మీద అనురక్తి కూడా ఉంది మీకు అంతే కదా!
హ్మ్. అవును. హ్మ్. ఉ ఉపాధి అవును. అవును. ఉపాధి అవకాశాలు అంటే నాకు ఆహ్, నా ఫోటోలవి చూసి మా ఊరి వాళ్ళు అడిగారు ఒకరిద్దరు. అంటే ఇలాగ, "ఏమన్నా మ్యారేజు ఫోటోస్ అలాగా తీస్తావా? వస్తావా? ఇంట్రెస్ట్ ఉందా?" అంటే నేను చెప్పేవాడిని అంటే ఈ ఇలాగ <smacks lips> దగ్గర వాళ్ళు గాబట్టి రానని చెప్పేసానేను.
ఆ! ఆహా! ఆ! ఆహా! ఆ!
ఒక రెండు ఈవెంట్సు చేశాను నేను దాని తర్వాత. ఆహ్, దూరం, దూరం ఉన్న వాళ్ళవి మా ఫ్రెండ్సు వాళ్ళవి. అంటే వాళ్ళకి చెప్పేవాడిని నేను ఇలాగా స్టు స్టూడియో అని ఏం గాదు గానీ, నేను ఫోటోలు ఇలాగా తీస్తున్నాను. ఏమన్నా ఈవెంట్స్ అలాగుంటే చెప్పండి, వస్తానని చెప్తే, ఒక ఫ్రెండ్ అప్రోచ్ అయ్యాడు. దాని తర్వాత ఆహ్
ఆహా! హ్మ్. హ్మ్. ఓహ్! అంటే దగ్గర బంధువులకి కాకుండా కొంచెం స్నేహితులకి తరువాత హ్మ్. మాములుగా కొంచెం దూరం బంధువులకి సాయం
హ్మ్. హ్మ్. ఇప్పుడు దగ్గర బంధువులు ఎలా ఉంటారంటే ఆహ్, మన మన దగ్గర వాళ్ళ పెళ్లిల్లోకెళ్ళినప్పుడు, "అరేయ్ వీడు ఫోటోలు తీస్తున్నాడంట ఏ పని లేకుండా" అన్నట్టు మాట్లా మాట్లాడారు గూడా. మా నా వెంట మా వాళ్ళ దగ్గర. అందుకే దానికోసమనే నేను అలాగా దగ్గర వాళ్ళ దగ్గర ఇది జేయద్దని జెప్పేసి నిర్ణయించుకున్నానప్పుడు.
హ్మ్. ఆహా!

హుహు. ఓహో! అంటే ఆ చెత్త ఛాయాగ్రహణం మీద ఆహ్, మక్కువతోటి మీరు మంచి ఫోను కొనుక్కున్నారు, మంచి కెమెరా కూడా కొనుక్కున్నారా? కొనుక్కొని
హ్మ్. హ్మ్. కామెరా కామెరా ఏమి కొనుక్కోలేదింకా. అది నాకు ప్రొఫెషనల్ యూజ్ కోసమే తీసుకుందామని ఆహ్, అనుకున్నాను కానీ నా పాషన్ కోసం అయితే ఎప్పుడు తీసుకోలేదు ఫోనులోనే తీసుతుంటాను ఎప్పుడైనా. హ్మ్.
ఆహా! కామెరా. ఆహా! అంటే వృత్తిపరంగా రాణించడానికి మంచి కామెరా అనేటువంటిది కూడా కొనుక్కున్నారు మీరు. కొనుక్కొని ఆహ్, హ్మ్. అంటే అందులో రాణించాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. మన ఛాయాగ్రహణం అంటే ఫోటోగ్రఫీలో మీరు రాణించడానికి. అయితే ఇప్పుడు మరి మీ మీ అన్నయ్య గారు చెప్పారు మీకు అంటే "అందులోకెళ్తే ఉపాధి అవకాశాలు చాలా తక్కువుంటాయి, ఇప్పటికే చాలా ఫోటో స్టూడియోలు ఉండ్ ఉండుంటాయి మరి వీటిల్లో నువ్వింకొకటంటే హ్మ్. ఆహ్, నీ దగ్గరికెవరొస్తారు?" ఇలాంటి మాటలన్నీ చెప్తారు కదా! అయితే మరి ఆ! ఆ టైంలో అంటే మీరు ఒక ప్లాను. మీకైతే హ్మ్. ఆహ్, మొక్కవోని పట్టుదల, ధైర్యం, నేను సాధించగలను నేను అనేటువంటి పట్టుదలుంది. సో, మీ ప్లానుని అమలు చేసి చూపించడానికి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు మరి? అంటే
హ్మ్. హ్మ్. అవును. హుహు. అవును. అవును. అన్నారు. హ్మ్. కష్టమైపోతుంది. అవునవును. ఆహ్, దాంతోటి ఆ! అవును. హ్మ్. హుహు. ఆ! దాని తర్వాత ఇంకా నేను అద్ నేర్చుకున్నానండి ఆహ్, ఫోనులోనే, యూట్యూబ్‌లోనే నేర్చుకున్నా నేను.
ఆ! ఫోటోగ్రఫీ అనేది.
ఆ! ఫోటోగ్రఫీ యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాను. ఒక సంవత్సరం తర్వాత
అలా నేర్చుకోవడం సాధ్యమా? అలా ఫోటోగ్రఫీ యూట్యూబ్‌లోని నే
ఆ! నేర్చుకోవచ్చండి. మనకి చాలా రకాల యూట్యూబ్ పేజీలున్నాయి. ఇంస్టాగ్రాములల్లో కూడా చాలా పేజెస్ ఉంటాయి మనకి. ఆహ్, ఉదాహరణకు చెప్పాలంటే ఫోర్ట్రియా వెంకీ అని ఒకతను మన తెలుగతనే ఆహ్, అతనకాడమీ ఉంటుంది. కానీ నేను దాంట్లోకి వెళ్దామనుకున్నాను ఫోర్ట్రియా వెంకీకి అయితే ఆహ్, కొంచెం అప్పుడు ఆహ్, అదా అలా అవ్వడం వల్ల నేను ఫోనులోనే నేర్చుకున్నాను.
హుహు. హుహు. ఆహా! ఆహా! అంటే వాళ్ళు ఉచితంగా శిక్షణిస్తారా? ఫోనులో మీరు ఆ యూట్యూబ్‌లోని?
ఆ! ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో చాలా కో ఏదైనా దొరుకుతుందండి యూట్యూబ్‌లో. అదొక మనకి చిన్న సైజు పుస్తకంలాగైపోయింది గురువులాగా.
ఆహా! అవును. అంటే మరి దాంట్లో డబ్బులు ఖర్చవుతాయా? లేకపోతే అన్ని ఉచితంగా దొరుకుతాయా అనేటువంటిది చెప్పండి?
ఆ! ఉచితంగానే, ఉచితంగానే తీసుకున్నానండి. దాంట్లో ఏం మనము ఆహ్, డబ్బులిచ్చి తీసుకోవాల్సిన అవసరముండదు యూట్యూబ్‌లో. మనకి వేరే అంటే వేరే అకాడమీస్ వాళ్ళ దగ్గరకెళ్తే వాళ్ళు కూడా ఆఫర్ చేశారు. అంటే వాళ్ళదెలా అంటే ప్రొఫెషనల్ ఉంటుంది. వీళ్ళు కూడా నేర్పిస్తారు గానీ కొంచెం తక్కువ డీటెయిల్ ఉంటుందంతే.
ఆహా! ఆహా! హ్మ్. ఆ! ఓహో! అంటే వేరే వాళ్ళ కన్నా వీళ్ళు కొంచెం తక్కువుంటుంది గాని వీళ్ళు కూడా బాగా నేర్పిస్తారు. అంటే మనం మన
హ్మ్. నేర్చుకోవచ్చు. అక్కడ పరిజ్ఞానం ఉన్న వాళ్ళే చెప్తారు క్లాసెస్ కూడా గాబట్టి అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. ఓహ్! కొంచెం నేర్చుకున్నా.
ఆహా! అంటే వీళ్ళ దగ్గర నేర్చుకొని మనం కొన్ని క కొంచెం సాధన చేస్తే కొంచెం రాణించగలం ఫోటోగ్రఫీ అనేటువంటిది పూర్తిగా వచ్చే అవకాశవుంటుందంటారా?
హుహు. రాణించవచ్చండి. హ్మ్. రాణించవచ్చు ఈజీగా. ఎందుకంటే మనకి దాని మీద ఆహ్, పాషన్ ఉన్నప్పుడు దాంతో అలాగానే పని చేస్తే ఏదైనా సాధించవచ్చు అదొక్కటనే కాదు.